నా ప్లే లిస్ట్ ఏంటంటే ఇన్‌స్పిరే‌షన్ కోసం ఇప్పుడు సాంగ్స్ ఉంటాయండి. కొన్ని సాంగ్స్. ఇప్పుడు ఇన్‌స్పిరే‌షన్ కోసం సాంగ్సు, ఎవరేమి అనుకున్నా ను నువ్వంటే నీ రాజ రాజు నీవే బంటు నీవే మంత్రి నీవే సైన్యం ఈ పాటుందనుకోండి
ఓకే.
ఇది ఇన్‌స్పిరేషనల్ అనమాట ఇలాంటి సాంగ్సు. సో ఇలాంటి సాంగ్స్ ఇన్స్పిరేషన్ పెడుతుంటాం. లేపోతే అలుపన్నది ఉందా? ఎగిరే అలకు ఎదలోనిలయకు అదుపన్నది ఉందా? కలిగే కలకు కరిగే వరకు అని ఇట్లా సాంగ్సుంటాయి.
అవును. ఓకే.
సో ఇట్లాంటి సాంగ్సన్ని ఇన్‌స్పిరేషన్ కోసం పెట్టుకుంటాం. కొన్ని సాంగ్సేమో ఓహ్! మనకీ
అంతే అండి. మీ స్నేహితులు ద్వారనో మీ స్నేహితులతో ఉన్నప్పుడు ఎక్కువ ఎట్లాంటి పాటలు వింటారు?
ఇప్ సేహితులతో పాటలేంటంటే మంచిగా మ్యూ మ్యూజిక్ బీట్స్ ఉంటాయన్నమాట. ఆ! ఆహ్, యాహ్! మల్ చల్ చలే చలో చలించు దారిలో ఈ టైప్‌లో పాటలుంటాయన్నమాట.
ఓకే. ఆ! ఓకే. ఓకే.
ఆ! సో అట్లా ఓ మంచి ఫ్రెండ్సు, ఊపు, కావాలి నన్నప్పుడు అట్లా పాటలుంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఐటెమ్ సాంగ్స్ అనేసి కొన్ని అదొకేటగరీ ఉంటుంది.
హ్మ్. అవును. ఖచ్చితంగా
ఈ ఐటెమ్ సాంగ్స్ కేటగరీ ఏంటంటే మనం పార్టీ చేసుకో ఫ్రెండ్స్ పార్టీ అందరూ పార్టీ మూడ్‌లో ఉంటారు. అలాంటి పార్టీ మూడ్‌లో ఉండేటప్పుడు ఈ ఐటెమ్సం, ఐటెమ్ సాంగసన్నమాట. ఓహ్! ఆ! అంటే అమలాపురం ఇలాంటి సాంగ్సన్నీ అప్పుడుంటాయన్నమాట.
అవునవును. నిజమేనండి. ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు అన్ని రకాలు పెట్టచండి డీజే మిక్స్‌లో. హ్మ్. ఓకే. ఓకే. సూపరండి! అసల చాలా బావుంది మీ ప్లే లిస్ట్. మరి కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు <clears throat> అంటే ఇప్పుడు మనం ఎలాంటప్పుడు ఎన్ని పాటలు విన్నా, కుటుంబసభ్యులున్నప్పుడు ఒక మంచి కుటుంబాన్ని అల్లరింపే పాటలు వింటాము. లేదు అంటే ఒక ఏదన్నా ఇంక గోలంతా ఎందుకులే భక్తి పాటలు పెట్టేద్దామని కూడా అనుకుంటూంటారు కొంతమంది. మీరైతే ఎట్లా ఆలోచిస్తారు?
అవునా? అవునండి. ఆ! అవునండి. అదెనండి. ఆ! భక్తి పాటలు, ఇవన్నీ కొంత ప్రశంతతను కోరుకుంటారు కొంతమంది. ఇప్పుడేంటి ఇ మనం ఓ ఒక టెంపుల్ దగ్గరికెళ్ళినప్పుడో ఇంకే వెళ్ళినప్పుడో లేపోతే ఒక పూజ కార్యక్రమాలు జరిగినప్పుడో దానికన్నా ముందో ఆ ప్లే లిస్ట్ మనం ఐటెమ్ సాంగ్‌ అక్కడ ప్లే లిస్టులు ప్లే చేయలేం. సో అలాంటి దగ్గర శివ శంకరి ఇట్లాంటి పాటలన్నీ మనము ఓ ప్లే లిస్ట్‌లో పెట్టేసుకుంటామనమాట.
అవును. అవును. అవును. హ్మ్. చేయలేం గదా! అవునవును. నిజమేనండి. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పండక్కి, లేదు అంటే ఏదో ఒక వేడుకలకి కలిసారు. అలాంటప్పుడు ఒక పాట పెట్టండి అన్నప్పుడు మీరేలాంటి పాట పెడతానికిష్టపడతారు?
ఓకే అండి. అవునండి.